హ్మ్. హ్మ్. అంటే, అది దుస్తుల్లో ప విషయంలోనేనా? లేకపోతే, వేరే ఏ వస్తువు తీసుకున్న గూడా, మీరు రెడ్డ్ కలర్ నచ్చదా మీకు?
తరవాత రా రంగు ఆ రెడ్డ్ కలర్ దేంట్లోను నచ్చదు. ఆహ్, ఆహ్, అ‌సలెందుకో నచ్చదు. రంగులూ అంటే, ఆకుపచ్చ రంగంటే చాలా ఇష్టవుంటది. ఆహ్, ఆహ్, ఆకుపచ్చ. తరువాత, హ్మ్, ఈ ఆకాశ నీలం కానివ్వండి.
ఆ! హుహు. ఓకే. హ్మ్. పిస్తా కలరనేది గూడా ఒకటుంటుంది గదా! మీరూ ఎప్పుడన్నా అలా పిస్తా కలర్ గానీ అలాగ ధరించారా షర్ట్‌లని గానీ, ప్యాంట్లని?
ఇలాంటి ఆ! అయి కూడా వేస్తా ఉంటాను. లైట్ కలర్స్ ఎక్కువుగా చాలా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఏంటంటే లైట్ కలర్స్. ఈ ఎలా అంటే మా తాత గారుండేవారూ. ఆయనకేమో, డార్క్ కలర్ ఏదసినా నలుపే అనేవాడయాన.
హ్మ్. హ్మ్. ఓహో! <chuckles> అవును. ఇప్పటికి గూడా చాలా ఇండ్లల్ల అమ్మవాళ్ళు గూడా అలానే అంటారు గదా! ఏ కొంచం డార్క్ కలరేసినా నలుపేసుకున్నావంటారు గదా!
ని ఏ డార్క్ కలర్ యే ఆ! ఆ! డార్క్ రెడ్డేసినా ఎ ఏదేసినా నలుపే అనేవాడు. ఏంట్రా నల్ల బట్టలేసుకున్నావని మా తాతగారు అంటూండేవారు. అందుకనీ ఆయన చిన్నప్పుడు నుంచి అలవాటయ్యి అలా అదీ మొదలుపెట్టాను. తెల్లది వేసుకోడం మొదలుబెట్టి, తెల్ల ద తెల్ల దుస్తులుతోనే నడిపించాను. ఓ వద్దా అంటే, తెల్లవంటే మిన్న్ లైట్ కలర్స్ ఆహ్, యేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు నాకు దుస్తులు అంటే, ఆ లైట్ కలర్ దుస్తులే, ఎక్కడైనా బయటకెళ్ళినా కూడా ఆహ్, డిజైన్స్ అనేటువంటివి ఏమీ లేకుండా చెక్సని, స్ట్రైప్స‌ని, ఇలాంటివేవీ లేకుండా ప్లెయిను. ప్లెయిను లైట్ కలర్. అవీ
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హుహు. ఎక్కువగా ప ఓకే. హ్మ్. హ్మ్. ప్లేన్‌షర్ట్స్. అయితే, మీరు పండుగలు, పెళ్ళిళ్ళు అలా ఉంటాయి గదా మనకు ఫంక్షన్సుంటాయి గదా! అలాంటి సమయాల్లో ఎలాగా? అంటే, మనకీ రకరకాల దుస్తులుంటాయి గదా! ఇప్పుడు కుర్తా, పైజామాలాంటివి గానీ, అహ్, చాలా రకాల దుస్తులుంటాయి గదా! మీరు ఏ విధంగా అనుకరిస్తారు వాటిని?
అవునండి. ఆ! అవును.

ఆ! వెళ్తుంటానండి. వినాయక చవితికయే టైంకి, ఎప్పుడు వీలైతే అప్పుడు. మన ఉద్యోగరీత్యా హ్మ్, ఆహ్, ఏదో ఏ విధమైనటువంటి అడ్డంకి లేదన్నప్పుడు ఆహ్, తొంభై తొమ్మిది శాతం ఆహ్, మన యొక్క సొంతూర్లోనో మన హ్మ్, ఇంట్లోనే గడుపుకోడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం పండగ‌నేది.
హ్మ్. హ్మ్. వెళ్ళొస్తుంటారు. హ్మ్. అయితే, ఇప్పుడు మనకి ఈ 2,000 సంవత్సరం ముందు గాని ఆహ్, 2020 ఏదైతే ఉందో, మనకి దుస్తుల పరంగా చాలా ఇది ఉండుండే కదా! అంటే, మనకి ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క ట్రెండ్ నడుస్తుంది కదా! మన దీంట్లో ప్రపంచంలో. అయితే ఈ ట్రెండ్‌ల్లాంటివేమన్నా కల్చర్ మీరు ఫాలో అవుతారా అంటే దుస్తులను వేసుకునే విధానంలో?
ఆ! ఆ! ఆ! ఆ! అవునండి. అవును. మాములుగా ఈ ఈ చిన్న కుర్రకారయితే, ఈ ట్రెండ్ మీదకి ఎక్కువ దృష్టి పెడతారు. నేనూ ఆహ్, ప్రయత్నం చేస్తాను గాని ఆహ్, ఒక రకవైనటువంటి సంశయవుంటుంది లోపల. నేను ఆ కుర్రాడి‌లాగా
అవును. హ్మ్, హ్మ్. <chuckles> ఎవరేమనుకుంటారో! అవును.
ఆ! అంటే, నావ్ హ్మ్, నా వయసుకి అది సరిపోదేమో! అందుకని మనం య అలా చేయకూడదేమో అనేటటువంటి భావం, ఒక సంశయం ఉంటుంది. అయినప్పటికీ, అప్పుడప్పుడు
సరిపోదు. అవును. హ్మ్. అవును. ఆ! గానీ ఎప్పుడైనా ట్రై చేద్దాం అని అలాగా అనిపిచ్చిందా? అరె! ఇలాగే‌సుకు తిరుగుదాం ఎలా అనిపిస్తుంది మన నా మీదకన్నట్టు?
ఆ! ఓ రాయేస్త్ ఓ రాయేస్తుంటాను అప్పుడప్పుడు. ఏదో ప్రయత్నం జేస్తూ ఉంటాం. "ఆ! ఏంటయ్యా ఇప్పుడు నీకు ట్వెంటీయా, ట్వెంటీ వన్నా? అని" జోకులేసేవాళ్లుంటారు కొలీగ్స్ కొంతమంది. అస్‌డ్ సరే కానివ్వండి సార్! 20 వరుకెళిపోయారు మీరు. నాది 15 కదా! అని అంటూ ఉంటాం మనం కూడా. ఆళ్ళయ ఆళ్ళకే ఏదో చెప్తూ ఉంటాం. కాపోతే, ఒకా ఆహ్, అది ఈ ఎప్పుడో ఒకరోజు చేస్తే ఊరుకుంటారు. అలా రోజు మనం చెయ్యలేవనమాట. మనసొప్పుకోదు. ఇంకోటి, ఈ కుర్రాళ్ళు దుస్తులు ధరిస్తారు చూడండి.
ఆ! ఆ! ఆ! ఆ! అన్ ఆ! హుహు. అవును. అవును. అయ్యో!

అంతేనండి. 18 ఏంటీ! మా ఆఫీసుల్లో 20, 25 వచ్చినా కూడా అ‌మ్ ఆహ్, ఆ జుట్టుకి ఏదో రకమైనటువంటి రంగేసుకోవటం, ఆహ్, తర్వాత హ్మ్. ఆహ్, ఇప్పుడూ ఇ ఇదివరకు ఏమో, మామూలుగా ఆహ్, హ్మ్. చెవికి దుద్దు పెట్టుకుంటే, ఆడవాళ్ళునుకునేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు <chuckles> చెవికి దుద్దు, ఒక ముక్కు పుడక, జడగంటలు భగవంతుడు దయవల్ల ఎందుకంటే అంత జుట్టు లేదు పాపం! అందుకని జడగంటలు వాడలేదు గానీ, ఏహ్! ముక్కు పుడక ఆహ్, దుద్దులు పెట్టి ఒక చెవికే ఒక దుద్దు పెట్టి
ఆ! ఆ! ఆ! <chuckles> హ్మ్. ఆ! ఆ! ముక్కు పుడకలు కూడా పెట్టుకుంటున్నారా మగవాళ్ళు?
ఆ! మగాళ్ళు పెట్టుకుంటారండి మా ఆఫీస్‌లో కొంతమంది పెట్టుకుంటారు. చిన్నగా కొత్తగా ఆహ్, వ జాయినయిన వాళ్లుంటారు కదా! ఆ! ఆహ్, చెవికి దుద్దు పెట్టుకుంటాడు. ఆ! జూకాలు నేను అంటు నేనంటుటాను అడప
ఆ! ఆహా! అయితే నేను చెవికి దుద్దుపెట్టే వాళ్ళని జూసాను గానీ, హ్మ్. ఆహ్, యు ఈ ముక్కు పుడక బెట్టుకునే వాళ్ళని ఎ ఎక్కడో సినిమాలో అలాగా జూసాం.
ఇప్పుడికి మీకు ఊరికే నవ్వు తెప్పించడానికన్నానా పాట్ ఆ మాట. <laughs> ముక్కుపుడకనేది, ఊరికే అన్నాను గానీ, నార్మల్‌గా చెవికి దుద్దులు పెట్టుకుంటున్నారు. తర్వాతేమో అమ్మాయిల దగ్గరికొచ్చేటప్పటికి, అమ్మాయిలేమో ఈ హ్మ్. అయి మా చిన్నతనంలో అయితే, ఈ పరికిణీలనీ ఇ ఇలాంటి దుస్తులు ధరించేవాళ్ళు. ఇప్పుడేమో వాళ్ళందరూ ప్యాంటు, జీన్సు ఆహ్, అదీ టీ షర్టో, అప్ టాప్ ఏదో అంటారు.
హుహుహు. యాహ్! <chuckles> ఆ! ఆహా! ఆ! ఆ! ఆ! అయితే, ఇప్పుడు ఆహ్, మనకి ఇది ఎవరేం ధరించాలో, అదీ ఎవరి వారి స్వాతంత్రం కదా!
అవునండి.
ఆ! అయితే ఎ ఇప్పుడు మనకి మీరు ఎప్పుడన్నా బట్టలు గానీ ఏమన్నా దీసుకోడానికి వెళ్ళినప్పుడు, షాపింగ్‌కెళ్ళినప్పుడు దుస్తులే షాపింగ్‌కెళ్ళినప్పుడు, ఆహ్, మీ సొంతగా మీరే వెళ్తుంటారా? లేకపోతే హ్మ్. కూడా ఎవరిననా దీసుకెళ్తారా అంటే సెలక్షన్ కోసం?
ఆ! నేనే వెళ్ళిపోతూ ఉంటాను. నాకు మ మా ఆఫీస్ దగ్గర నుంచి పండగ అనేటప్పుడన్నీ హడావిడి వ్యవహారం కదా! పండగా
హుహు. ఇంట్లో మీ పిల్లలు ఇంట్లో మీ పిల్లలను గానీ, మీ వైఫ్‌ని గానీ అలా తీసుకెళ్లారా?
ఆవ్ ఆ! ఆహ్, ఆళ్ళకీ ఖాళీ దొరికింది అంటే వస్తారు నాతోటి. వచ్చారంటే, వాళ్ళకి నచ్చిన బట్టలు కొనుక్కోవాలి. నేనొక్కడినెళ్ళానంటే, నాకు నచ్చిన బట్టలు కొనుక్కుంటాను. అంతే తేడా.
హ్మ్.